సాధారణంగా మనకీ అమ్మ చేసే వంటలంటే చాలా ఇష్టంగా ఉంటుంది. ఎంత బయట తినొచ్చినా, ఎంత ఫంక్షన్స్‌కెళ్ళొచ్చినా, మళ్ళీ అమ్మ జే అమ్మ చేత ఏదో ఒకటి చేయించుకొని తినాలి. ఇలా అనిపిస్తూ ఉంటుంది గదా! అయితే మీ అమ్మగారి వంటలో మిమ్ మీ మనసు నింపేసేవి ఏవి?
హ్మ్. ఆ! అవును. అవును. యాహ్! సో, మామూలుగా అందరికీ అమ్మ వంట అంటేనే చాలా ఫేవరెట్ అసలు. ఆహ్, ఇలా చేస్తది, అలా చేస్తది అని గాకుండా నేను అలా అనుకునేదాన్ని మన్ అనమాట. నాకు మా మమ్మీ గాబట్టి తన వంటలు నచ్చుతాయేమో అని. కానీ ఎలా అం ఎంత ఫేవరెట్ అంటే అందరికీ పక్కన నెయిబర్స్ కానీ వాళ్ళందరూ, జస్ట్ పప్పు చేసినా గూడా తీసుకెళ్ళి దాచుకొని తినేవాళ్ళనమాట. ఇంక తనుకీ వేరే, వేరే వేజ్ కానీ, నాన్ వేజ్ కానీ చాలా ఫేవరెట్స్ అనమాట. మంచి మంచిగా చేస్తది. కాకపోతే ఒకటేంటంటే ఆయిల్ కాస్త ఎక్కువ పడతదనమాట. అంటే ఆహ్, తనంటదీ ఆయిల్ ఎక్కువేస్తేనే కర్రీస్ టేస్ట్ అవుతాయి అనీ. సో, హెల్త్ రిత్యా యాహ్! హెల్త్ రిత్యా అంత మంచిది గాదు. హ్మ్. చెప్పండి.
హ్మ్. హ్మ్. ఓహ్! ఆ! కొన్ని అవునండి. హ్మ్. కొన్నీ, కొన్ని వంటల్లో అవును. కానీ కొన్ని వంటల్లో నూనె వేస్తేనే బావుంటుంది. ఇప్పుడు వంకాయ ఉందనుకోండి. వంకాయలో కొంచెం ఎక్కువ నూనె పడితేనే అది టేస్ట్ వస్తుందనమాట. హ్మ్. అయితే మీకు నచ్చిన వంటకం ఏది? అన్నిటికంటే, ఆ! ఎప్పుడైనా సరే, నేనిది ఖచ్చితంగా చేయించుకొని తింటాను. ఎప్పుడు చేసినా నాకు నచ్చుతుంది అనే వంటకం ఏదైనా ఉందా?
హ్మ్. అవునండి. అ నేను నాన్ వెజ్ లవర్ అనమాటా. అయితే నాకు చికెన్, మటన్, కీమా ఇట్లా ఎగ్స్, ఫిష్ ఇవన్నీ ఇష్టమే. ఇంక మా మమ్మీ ఏది చేసినా నాకిష్టమే. అయితే సండే మార్నింగ్ రాగానే మా డాడీ, ఒక బ్లాక్ కవర్, కొత్తిమీర, పుదీనా <chuckles> కట్టలు చేతిలో పట్టుకొని వస్తుండే అనమాట. అయితే ఆహ్, ఇంకా మనకు అర్థం అయిపోతది కదా! ఏ ఇవాళ నాన్ వెజ్ అని. ఇంక వి వీక్ మిడిల్‌లో గూడా మేము 1, 2 టైమ్స్ అన్నా చేసుకుంటుండే. ఆహ్, అయితే ఇంకా చికెన్ చేస్తే ఆహ్, అంటే మామూలుగా ఏదో ఒక బ్రేక్‌ఫాస్ట్ వండుతారు గదా! ఉప్మానో, దోసనో. ఇంకా 11:00 నుంచే స్టార్ట్ అనమాట. కిచెన్ నుంచి మంచి గుమగుమలు, స్మెల్స్ మసాలాలు స్మెల్స్ వస్తుంటాయీ. సో, వెయిట్ చేస్తుంటాం. ఆ రోజు ఇంక ఎక్కువ ఆకలవుతది. అంటే డైలీ ఉండే కన్నా గూడా యాహ్! యాహ్!
ఆ! ఓకే. హ్మ్. <laughs> ఆ! అవును. ఆ! హ్మ్. అవును. అవును. ఓహ్! <chuckles> ఆ! <chuckles> త్వరగా. అవును. త్వరగా కూడా ఆకలేస్తుంది గదా! అలా ఇష్టమైంది చేసేటప్పుడు. హ్మ్.
అవును. అవునండి. అవును. ఇంకా, మా మమ్మీ బిర్యానీ స్పెషలిస్ట్ అండి. అంటే స్టార్టింగ్‌లో నేను చిన్నప్పుడు తనకి రాకపోతుండే. తనూ మెల్లగా నేర్చుకుంది. అంటే అప్పటి వాళ్ళకి అంత రాదు గదా! సో, చేసీ, చేసీ ఇప్పుడైతే అసలూ ఎంత అంటే ఎంత మందికైనా వండేస్తదనమాటా. మాకు ఫెస్టివల్స్ ఎక్కువ. ఈ బోనాలు, దసరా ఇలాంటివి ఉన్నప్పుడు థర్టీ టు ఫార్టీ మెంబర్స్ ఉంటారు రిలేటివ్స్. ఇంకా అందరికి గలిపి అసలు ఈజీగా చేసేస్తదనమాట. ఒక ఆహ్, ఒక 1 అవర్ ఇస్తే అసలూ కిచెన్‌లో చేసిందా లేదా అన్నంత నీట్‌గా <smacks lips> మళ్ళీ చెయ్యడం ఒక్కటే ఇంపార్టెంట్ గాదు. ఎంత నీట్‌గా ఆహ్, క్లీన్ చేస్తూ అసలు చాలా మంచిగా చేస్తారు.
హ్మ్. హ్మ్. అవును. హ్మ్. ఆ! అవును. హ్మ్. ఆ! అదే. ఆ! క్లీన్ చేసుకోవాలి. అవును. హ్మ్. అయితే మీరు ఎలా మీరు నేర్చుకున్నారా? నేను కూడా ఇలా నేర్చుకొని ఇలాంటి టేస్టే ఆహ్, ట్రై చేయాలి అనేది ఎప్పుడైనా మీరు అలా నేర్చుకున్నది ఏదైనా ఉందా?
సో, అసలు ఫస్ట్ అయితే నాకు కొంచెం కూడా వంట రాదు. నా పెళ్లి టైమ్‌కి కూడా అట్లీస్ట్ చాయ్ పెట్టడం కూడా నాకు సరిగ్గా రాదన్నమాట. అయితే తరువాత తరువాత నా మ్యారేజ్ అయినంకా మా అత్తగారే నేర్పించారు. అంటే ఏమి తెలియదు కనీసం చపాతీలు చేయడానికి పిండి కలపడం అంటారు కదా! అది కూడా రాదు. వాటర్ ఎక్కువ వేస్తూ, పిండి ఎక్కువ వేస్తూ, వాటర్ ఎక్కువ వేస్తూ ఏదో చేసేదాన్నది. సో అలా నేను మెల్లగా నేర్చుకున్నాను మా అత్తగారి దగ్గరే. అంటే మా మమ్మీ నేర్పలే అంటే కొంచెం పేషెన్స్ ఉండదండి. ఇప్పుడు నేను ఏమి చేస్తా అంటే కిచెన్‌లోకి వెళ్లి ఉప్పు కొంచెం, ఇది ఇ ఇంత చాలా, ఇంత చాలా అని కొంచెం కొంచెం వేస్తే ఏ నాకు తెలియదు అలా అట్లా కొంచెం కొంచెం వేస్తే అర్థం కాదు కదా! ఒక స్పూన్ లెక్కల్లో వాళ్ళు చూస్తారు. యాహ్! అలా చిరాకు వచ్చేసి ఏంటంటే నువ్వు వెళ్ళిపో, నేను చేసేస్తానులే అని అనేసేది. అలా నేను ఎప్పుడు నేర్చుకోలేదు. సో ఒక్కసారి నేర్చుకున్నాక ఏంటంటే మా మమ్మీ‌ని రెసిపీస్ అడిగానన్నమాట. ఇప్పుడు ఇక్కడ హ్మ్, మసాలా వంకాయ కానియండి. ఇప్పుడు కీమా కర్రీ ఇంట్లో చేయాల్సి వస్తే మా అత్తగారింట్లో, నేను మళ్ళీ ఫోన్ చేసి అడుగుతానన్నమాట. కొన్ని కొన్ని మర్చిపోతాను ఇంగ్రీడియెంట్స్ అనేది ధనియాలు కొన్ని కొన్ని ఏవో ఉంటాయి కదా! సో మళ్ళి అడిగి కనుక్కొని చేసేస్తూ ఉంటాను. తనంత పర్ఫెక్ట్ అయితే రాదు. బట్ స్టిల్ ఏదో మనకి మనం సాటిస్‌ఫాక్షన్ అవుతూ ఉంటది. యాహ్! అంత ఆయిల్ వెయ్యను కదా నేను! <smacks lips> తను ఎంతా అంతా అంటే మసాలా వంకాయ చేస్తే ఎవరికైనా బాక్స్ కట్టిస్తే ఒక లేయరంతా ఆయిల్ వచ్చేస్తదన్నమాట. అంత ఆయిలుంటది. యాహ్!
అయ్యయ్యో! హ్మ్. అరెరే! హ్మ్. హ్మ్. హ్మ్. ఆ! ఓకే. అవునవును. ఆ! ఓకే. హ్మ్. ఆ! ఆ! అవును. ఆ! ట్రై చేస్తారు. అవునవును. ఆయిల్ ఓహ్! ఓకే. <chuckles> అయితే మీరెప్పుడైనా మీ ఫ్రెండ్స్‌కి, మీ అమ్మగారు చేసిన వంట తీసుకెళ్ళి ఆ! సరదాగా లేదు ఇది బయట, బయట హోటల్‌ధనో లేకపోతే వాళ్ళు నిజంగానే మీ అమ్మ చేసారనో అట్లాంటి సిట్యుయేషన్స్ ఏదైనా జరిగాయా?
హ్మ్. హ్మ్. ఆ! అలా ప్యాక్ చేసి ఎప్పుడు తీసుకెళ్లలేదు. కానీ బర్త్‌డేస్ అప్పుడొస్తుంటారు గదా! ఇంటికి <smacks lips> పార్టీకి. సో, బర్త్‌డేస్ అవ్వగానే మే మేము నేను గానీ, మా అన్నయ్య గాని ఎలా అంటే మా ఇంట్లో ఆహ్, ఎక్కడ బయటకి పంపియ్యరనమాట. గానీ ఇంట్లోనే గ్రాండ్‌గా చేసుకొనిచ్చేవాళ్ళు మా మమ్మీ, డ్యాడీ. ఇంకా పిలిచేసి ఆహ్, కేక్ ఆ హడావిడి మ మార్నింగ్ నుంచి ఇంకా నాన్ వెజ్, బిర్యానీ. ఏదంటే అది ఇంకా. వెజ్ టి తినే వాళ్ళకి మళ్ళీ ఆహ్, ఎంత్ అసలెంత ఓపిక అంటే నా ఫ్రెండ్స్‌లో ఒకరిద్దరు వెజిటేరియన్స్ అన్నమాట. మళ్ళీ వాళ్ళకొక వెజ్ పులావ్. ఏదైనా మసాలా కర్రీ స వెజ్‌లో. సో, ఇంత ఓపిక అన్నమాట. అంత బాగా చేసేవాళ్ళు. యాహ్!
ఆ! అవును. హ్మ్. ఓకే. ఆ! హ్మ్. హ్మ్. ఆహా! ఓకే. ఓహ్! అంటే మ్ హ్మ్. మీ ఫ్రెండ్స్‌లో ఆహ్, నాన్ వెజ్ వాళ్ళకి నాన్ వెజ్. అలాగే వెజ్ వాళ్ళకి వెజ్. చాలా ఓపిక అండి మీ అమ్మగారికి నిజంగా. <chuckles> అయితే, మీ చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు అట్లానే ఉందంటారా? ఆవిడ చేసే శైలి గానివ్వండి. లేకపోతే ఆహ్, పద్ధతి గానివ్వండి. ఆ టేస్ట్ గానివ్వండి అన్ని అలానే ఉన్నాయంటారా?
వెజ్ వాళ్ళకి వెజ్. హా! అవునండి. హ్మ్. ఆ! అలానే ఉన్నాయి. అయితే మా అన్నయ్యకి కూడా మ్యారేజ్ అయింది. కోడలొస్తది కదా! మా వదిన. అయితే తనకి కొంచెం హెల్త్ కాన్షియస్ అన్నమాట. అయితే, కొంచెం ఎలా అంటే మా మమ్మీని కొంచెం ఆయిల్ లెవెల్ అనేది తగ్గించుకుంటూ, తగ్గించుకుంటూ కొంచెం తగ్గించిందనే చెప్పాలి. అయితే టేస్ట్‌లో అయితే ఎక్కువ ఇన్‌ఫ్లూయెన్స్ అయితే అవ్వలేదండి. టేస్ట్ అలాగే ఉంది. కాపోతే ఆహ్, ల్ ఆయిల్ లెవెల్ అనేది తగ్గింది. తను జెప్పింది కూడా మంచిదే గదా! మంచి కోసమే. సో, ఆయిల్ ఈ ఏజ్‌లో అంతంత తింటే గూడా మంచిది కాదు. కాబట్టి అలా చేస్తూ ఒస్తుంది. మిగతావన్నీ ఇంకా పండగల్లో అయితే చెప్పదు అండి. పిండి వంటలు 2, 3 డేస్ ముందే స్టార్ట్ అయిపోతాయి. ఆహ్, మాతే
హ్మ్. అవును. ఆ! ఓకే. హ్మ్. అవును. నిజమే. హ్మ్. ఏవేం చేస్తారండి అసలు? ఈ పండగలకి మాములుగా, మీ ఇంట్లో చేసే పిండి వంటలు మీ అమ్మగారు చేసేవి ప్రత్యేకంగా ఏవేం చేస్తారు?
అంటే అంటే మురుకులు అంటారు తెలంగాణలో. అవయితే చాలా ఫేమసు అంటే క్వాంటిటీ కూడా ఎలా చేస్తారంటే ఆహ్, ఒక ఫోర్ మెంబర్స్ ఉన్న ఫ్యామిలీకి ఒక చిన్న ఒక నార్మల్ 2 లీటర్స్ 1 లీటర్ డబ్బా అయితే సరిపోతాది గదా. అలా గాదు ఒక గంగాలం అంతా నింపేసేంత జేస్తారు అన్నమాట. ఆహ్, అది ఎలా అంటే టూ త్రీ వీక్స్ మనం కంటిన్యూగా తిన్నా కూడా ఇంకా మిగిలిపోతాయి అంత క్వాంటిటీ చేషేస్తది అంటే నాకు పని పడతది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక 2 డేస్ ముందు. ఆహ్, తను అక్కడ ఫ్రై చేస్తూ ఉంటది నేను ఇక్కడ అది ప్రెస్ చేస్తూ ఇస్తూ ఉంటానన్నమాట ఆ పిండి అనేది. సో ఇంకా అది గాకుండా ఆహ్, చెక్కలు గ గ అంటే గర్జలు అంటారు కచ్చికాయలు అంటే తెల్సా మీకు అది స్వీట్ ఐటెము. లోపల కొబ్బరితో స్టఫింగొస్తది. ఇంకా అది గూడా నాకు అది దాని ప్రాసెస్ చాలా ఇష్టమండి. ఎలా అంటే రౌండ్‌గా కట్ చేసి దాంట్లో మిడిల్‌లో పెట్టేసి ఆహ్, ఒక స్పూన్ ఉంటది ఆ! స్పూన్ వెనకాల ఒక వీల్ లాగుంటది. దాంతో కట్ చేసి ప్రెస్ చేసేయడమే అంతే. సో ఆ ప్రాసెస్‌ని నేను ఎక్కువ ఎంజాయ్ జేస్తాను. చేస్తుంటేనే తినేస్తుంటానన్నమాట అంతిష్టం అవి చాలా టేస్టీ‌గా ఉంటాయి క్రిస్పీ‌గా, స్వీట్‌గా యాహ్! అయితే నేను నిన్ననే గుర్తు తెచ్చుకున్నాను వన్ అంటే బతుకమ్మ ఫెస్టివల్ అప్పుడు మా మమ్మీ అంటే మా మమ్మీ గాదు తెలంగాణ వాళ్ళు అందరూ జేస్తారన్నమాట ఏంటంటే చపాతీలు ఉంటాయి గదా! చపాతీలు జేసేసి అవి మిక్సీలో ముక్కలు ముక్కలుగా కట్ చేసేసి, బెల్లం వేసి, అందులో సోంపు కొంచెం నెయ్యి బైండింగ్ కోసం చేసేస్తే ఆ మిశ్రమం ఎలా వస్తదంటే ఒక పేస్ట్ మాదిరి వస్తది తరువాత తీసేసి ఉండలుగా కట్టేసి లడ్డూలుగా చేసి నైవేద్యం లాగా ఎక్కిస్తారు బతుకమ్మ ఫెస్టివల్‌కి.
హ్మ్. హ్మ్. హ్మ్. ఓహ్! ఓకే. ఆహా! <chuckles> ఓకే ఓకే. హ్మ్. ఆ! అవునవునవును. అవును. అవును. అవును. ఆ! <giggles> మళ్ళి దాన్ని ఇలా ప్రెస్ చేసి. హ్మ్. అవును. ఆ! అవునవును. ఆ! <laughs> ఆ! అవును. అవును. హ్మ్. హ్మ్. హ్మ్. అవును. ఆ! ఆ! ఓకే. ఆ! ఓహ్! ఓకె. అంటే మాములుగా చపాతీ చేసి కాల్చిన తరువాత.
హ్మ్. అవును చపాతీ లడ్డులు అంటాం మేము.
ఓహ్! కాల్చిన తరువాత అవి ఆహా! ఓకే. ఓకే. కాల్చిన తరువాత వాటినే పీసెస్ చేసి మళ్ళీ మిక్సీ యేస్తారు. ఓహ్! ఇది భలే వేరైటీ‌గుందండి. హ్మ్.
హ్మ్. అవును అయితే నాకు చాలా ఇష్టమైన లడ్డూ అన్నమాట. చాలా హెల్దీ గూడా టేస్టీ గూడా. అయితే ఇయర్ మొత్తం 365 డేస్‌లో ఎ‌ప్పుడు జేయదు. ఒట్టి ఆ బతుకమ్మ ఫెస్టివల్ రోజే <chuckles> గుర్తొస్తది. నైవేద్యం చేయాలని జేస్తది. క్యాషువల్‌గా చేయొచ్చు గదా ఎప్పుడన్నా <smacks lips> ఆహ్, చపాతీలు చేషినప్పుడు ఎక్కువ చేసేసి ఆహ్, మిగిలిపోయిన మిగలకున్న మిగిల్చి మరి చేసుకోవచ్చు. సో నేను రీసెంట్‌గా అడిగానన్నమాట చెయచ్చు గదా! ఎందుకు ఆ రోజే గుర్తుకొస్తది నీకు అని.
హ్మ్. హ్మ్. <chuckles> ఆ! అవును. ఒకొక్కసారి. అవును. చేసుకోవచ్చు. ఆ! మీరెప్పుడైనా ట్రై జేసారా వింటే చాలా సింపుల్‌గా ఉంది. మరి మీరు ట్రై జేసారా ఎప్పుడైనా?
యాహ్! చాలా ఈసీ ఎవరైనా జెయొచ్చు. మనకి నచ్చినంత బెల్లమేసుకోవచ్చు మనం ఎంత షుగర్ తింటామో అంత. బెల్లమేసేసి కొంచెం సోంపు ఇక్కడ మెయిన్ ఇంగ్రీడియెంట్ అన్నమాట ఆ సోంపు ఫ్లేవర్ అనేది ప్రతి బైట్‌లో వస్తుంటది. సో చాలా ఇట్లా నోట్లో కొ కొరగ్గానే కరిగిపోయేంత స్వీట్‌గా ఆహ్, చాలా బావుంటది మంచి స్వీట్ ఐటెమ్ అది అంటే నార్మల్‌గా మనం తినే లడ్డు‌స్ ఏంటి ఈ బేసన్ లడ్డు, బూంది లడ్డు, మోతిచూరు ఇలా గాకుండా కొంచెం డిఫరెంట్‌గా ఉంటది అండ్ హెల్దీ వెర్షన్ వీట్ గదా. సో, హెల్తీ గూడా. యాహ్!
ఆ! ఆ! హ్మ్. ఆహాహా! ఓకే. ఆ! అవును. బూందీ లడ్డు. అవును. ఆ! అవునవును. ఇది నిలవ ఉంటుందంటారా అంటే కొ ఎన్ని రోజులు నిలవ ఉంటుందిది?
2, 3 డేస్ అయితే ఈజీగా ఉంటదండి. వాటరేం యాడ్ జేయం గదా, కాకపోతే స్టిల్ చపాతీ మనం కాల్చేదాన్ని బట్టి, ఇప్పుడు కొంతమంది మొత్తం కాలుస్తారు, కొంతమంది సగం, సగంగా కలుస్తారు. సో, మొత్తం కాలిస్తే 2, 3 డేస్ ఈజీగా ఉంటది. ఫ్రిడ్జ్‌లో బెట్టుకొని తినొచ్చు. ఫ్రిడ్జ్‌లో పెడితే ఇంకా గట్టిగా అవుతాది. మనం కొరుకుతూ అంటే, అక్ ఆహ్, కొరుకుతూ తినొచ్చు. నార్మల్‌గా బయటే ఉంటే కాస్త మెత్తగా ఉంటది కొరకగానె. యాహ్! ఎలా నచ్చితే అలా దినొచ్చు మన ఇష్టం.
ఆ! అవును. హ్మ్. అవునవును. ఆహాహా! ఓకె. హ్మ్. మెత్తగా ఉంటుంది. హ్మ్. హ్మ్. అయితే, ఇ మీరు ఎప్పుడైనా ఫుల్లుగా బిజీ ఉన్న డేలో మీరు మొత్తం బయట ఆఫీస్కెళ్ళొచ్చి, ఆ తర్వాత ఇంట్లో కొంచెం పనులు జేసిన తర్వాత ఇంటికి రాగానే, మీరు మీ అమ్మ చేత చేయించుకొని, "అమ్మ ఇది చెయి, నాకు బాగుంటుంది" అని అనుకునే ఏదైనా వంటకం ఉందా?
సో, అంటే తొందరగా అయిపోయేది ఏంటంటే అండి, టమాటో రైస్ ఇట్లా కుక్కర్‌లో పలావ్‌లాగా ఉంటాయి గదా, మనం ఏంటంటే ఏదో ఒక తాలింపేసేసి ర్ ఆహ్, రైస్ యేసేసి పెట్టేస్తాం గదా, నాకు పలావ్ టైపో లేదంటే టమాటో రైస్. టొమాటో రైస్ కూడా 2 టైప్స్ ఉంటాయి. ఏంటంటే, ఫస్ట్ రైస్ వండేసి ఇంకో కడాయిలో తాలింపు యేసి ఆహ్, ఉడికిన రైస్‌ని కలపడము. అలా గాకుండా ఆ టమాటల్నే ఫస్ట్ వేయించేసి రైస్, వాటర్ యేసేసి ప్రెషర్ కుక్కర్‌లో పెట్టేయడం కాస్త నెయ్యేసి. సో, అలా ఏంటంటే మనకి హ్మ్, ప్రెషర్ కుక్కర్ మూత తీయగానే వచ్చే ఆ స్మోకు, ఫ్యూమ్స్ ఉంటాయి గద, వేడి, వేడిగా సో, అంత వేడిగా తింటుంటే అలా గొంతు జారుతుంటే, చాలా హాయిగా, చాలా కంఫర్ట్ ఫుడ్ అనిపిస్తది. యో యాహ్! అండ్, చాలా తొందరగా గూడా అయిపోతది. ఒక 10 మినిట్స్‌లో జేసేయచ్చు, చిన్న కుక్కర్ ఉంటే. చాలా కంఫర్ట్ ఫుడ్డు, చాలా హెల్దీ వెర్షన్ గూడా అంటే ఈ ఆహ్, తవా పలావ్ ఇలాంటి వాటి కన్నా గూడా ప్రెషర్ కుక్కర్ పలావ్స్ కొంచెం హెల్దీ వెర్షన్ అనే జెప్పాలి. ఎక్కువగ ఉడుకుతది గదా, రైస్ అనేది. సో, డైజెషన్‌కి కూడా ఈజీ అవుతదని నా ఫీలింగ్.
ఆ! అవును. హ్మ్. ఆ! అందులో కలిపేస్తారు. ఆహాహా! ఓకె. ఆ! ఆ! ఓకె. హ్మ్. హ్మ్. అవును. హ్మ్. అవును. అవును, నిజంగానే. ఆ! ఆ! అవును. అవును. హ్మ్. అయితే, మీ కంఫర్ట్ ఫుడ్ మీ మీ అమ్మగారు చేసే ఈ టమేటో రైసనమాట. ప్రెజర్ కుక్కర్‌లో స్పెషల్‌గా.
అన్ని. ఏ పఫ్ పలావైనా సరే. ఏమి లేకుంటే, జస్టు ఆహ్, ఆనియన్సు హ్మ్. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ చేసేసి, ఏదన్నా మన దగ్గరున్న వెజిటబుల్ ఒక పొటాటో ఒక క్యారట్టో ఆహ్, లేకంటే, ఏదీ లేకపోతే కొంచెం పాలకూర, కొత్తిమీర ఇలాంటివి వేసేసి, లీఫీ వెజిటబుల్స్. హెల్త్‌కి హెల్తుంటది, టెస్టుకి టెస్టుంటది. సో, చాలా ఫాస్ట్‌గా క్విక్ రెసిపీస్ కూడా అయిపోతాయి అనమాట. సో, పలావ్సంటే నా ఫేవరెట్. ఇప్పటికైనా సరే, టైమ్ లేనప్పుడు చాలా ఆకలేసినప్పుడూ, అలా ఒక గ్లాస్ రైసేసేసి పెట్టేస్తే చాలా ఈజీగా అయిపోతది. పని గూడా తక్కువ గదా! ఈజీ అయిపోతది.
ఆ! ఆ! హ్మ్. హ్మ్. హ్మ్. ఆ! అవును. హ్మ్. హ్మ్. ఓహ్! ఆ! ఆ! అవునవును. తొందరగా ఇన్ని ముక్కలు కట్ జెయ్యాలి, ఇంత వేపుడు జెయ్యాలి, కర్రీ చెయ్యాలి, ఇట్లా లేకుండా చక్కగా టకటక వేసేసి అంతా ప్రెజర్ కుక్కర్‌లో పెట్టేస్తే హ్యాపీ‌గా అయిపోతుందంటారు, ఒక 10, 15 నిమిషాల్లో. ఆ! సూపర్ బావుందండి. బావుంది. మీ అమ్మగారి వంటలో మీకు మనసు నింపేవేవి? అలాగే, ఆవిడెంత బాగా మేనేజ్జెస్తూ చేస్తారు. ఇలాంటి విషయాలన్నీ చాలా చక్కగా పంచుకున్నారండి. మరోసారి తప్పకుండా మళ్ళీ మాట్లాడుకుందాం.
యెస్. యెస్. యెస్. తప్పకుండా అండి. నాకు కూడా సంతోషంగా ఉందండి. మీతో మాట్లాడుతూ నావన్నీ మెమోరీస్ గుర్తు చేసుకుంటూ, నాస్టాల్జిక్‌గా ఫీలయిపోయాను. సో, ధన్యవాదాలండి. మళ్ళీ కలుద్దాం.
ధన్యవాదాలు. తప్పకుండా అండి. ధన్యవాదాలు.